హ్మ్. అయితే ఇప్పుడు కొత్త కొత్త సినిమాలన్నీ మీకు ఒక వారం రోజుల్లోనో, లేకపోతే వారం నుంచి 1.5 నెలలో ఆ మార్జిన్‌లోనే వచ్చేస్తున్నాయి. కొన్ని కొన్ని సినిమాలయితే అసలు థియేటర్‌లో కూడా రిలీజ్ అవ్వకుండా, ఓటీటీల్లో కూడా డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి గదా!
అవునండి. అవునండి. అవునండి, అవును. ఓటిటిలో కాకుండా డైరెక్ట్ దీంట్లోంచేస్తున్నారండి.
హ్మ్. ఇవ అవును. అంటే ఇలా కొత్త కొత్తయన్నీ చూడ్డానికి అలవాటైపోయాము. ఇంకొకటండి నేను ఈ ఓటీటీస్‌కి రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, మనకి ఇంతకు ముందు కేబుల్ టీవీ అనుండేది.
ఓకె. అవునండి, అవును.
ఆ తర్వాత డిష్ అని చెప్పేసి, ఒక సెట్ ఆప్ బాక్స్ దానికి ఒక సెటప్పు <giggles> ఇలా వచ్చినయండి.
అవునండి, అవును.
హ్మ్. అలా కొంచెం మారినప్పుడేంటంటే కొద్దిగా ప్రైస్ అనేది పెరిగిపోయింది యాక్చువల్‌గా చెప్పాలంటే.
అవునండి, అవును.
హ్మ్. అదే సమయంలో ఏంటంటే మేము కొంచెం పెద్దవాళ్ళవ్వడం, మాకు ఆఫీసుల పరంగా హ్మ్. చెప్పండి.
కానీ మీరు ఆహ్, మీరన్నారు ఈ కేబుల్ అన్నది కూడా ఏంటంటే వైర్ తగిపోతే రాదండి. వర్షాకాలం రాదు. ఈ డిష్‌లు కూడాను వర్షం పడిన, చెట్లడ్డొచ్చిన ఈ రాడకుండా
అవును. అవునవును. ఆ! చాలా సమస్యలు. <giggles> అంటే ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే కేబుల్ టీవీనే బెటర్ అండి చెప్పాలంటే. డిష్ టీవీ కొద్దిగా మేఘం అడ్డమొచ్చినా రాదది.
అవునండి. హ్మ్. ఆ! అవునండి అవును. <chuckles>
<giggles>
చాలా తలకాయ పోటండి.
అది. అంటే స్టార్టింగ్‌లో కొంచెం వీక్‌గా ఉన్నట్టున్నాయి మరిప్పుడెలా ఉందో తెలీదు గాని. ఇప్పుడు అంతేనా? <giggles>
ఇప్పటికి అలాగే ఉన్నాయండి. ఈ ఏదైతే, ఈ డిషు ఈ వాడతారు చూడండి, ఇయన్నీ ఇప్పటికి అలాగే ఉన్నాయండి. కాని 90% ప్రతి ఒక్కరునండి ఆహ్, ఇవి వాడట్లేదండి.
అవును. అదే అండి. ఏవి? కేబుల్ టీవీ.
డిష్‌లు, కేబుల్ టీవీ కానీ డిషులు గాని తగ్గించేసారండి.
ఆ! తగ్గిచ్చేసారండి. అదేనండి చెప్పేది. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి గదా! పైగా ఏంటంటే ప్రతొక్కళ్ళింట్లో కూడా ఈ వర్క్ ఫ్రామ్ హోమ్ అని చెప్పేసో, లేకపోతే చదువుకునే పిల్లలుండో, ఇంటర్నెట్ అనేది కావాల్సి వస్తుంది ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా.
ఆ! అవునండి. అవునండి. ఇంటర్నెట్ ప్రతి ఇంట్లో మాండేటరీ అయిపోయిందండి.